అస్సలకి ఎలాగనుకున్న ఒక్క మాట కూడా నిమిషం గూడా గ్యాప్ ఉండేది గాదనమాట నా జేబులో రెడీగుండేయి ఈ డైలాగ్లు.
ఓహో!
ఎవరన్నా మాట్లాడాలి అని జెప్పేసినంటే భయపడిపోయేవాళ్ళు నాతోటి.
అమ్మో! ఈడు మాటల్లో మాట మన మీద పంచలేసేస్తాడు. హ్మ్.
ఈడితోటెందుకులేరా బాబు! అని చెప్పేసి అనుకోనెళ్ళిపోతుండేవాళ్ళు. కానీ చాలా సరదాగా దీసుకెళ్ళేవాడిని ప్రతి ఒక్కళ్ళని గూడాను. నవ్వుతానే ఉంటారు నా పక్కనుంన్నంత సేపు.
అలానే కొద్దిగ భయపడతారు గూడా. <chuckles>
అంటే ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడితాను. ఒక్కొక్కసారి భూతుల ప్రవాహం గూడా ఒస్తా ఉంటది అది వేరే విషయం.
అది స్నేహంలో సహజం. అంటే వాళ్ళతో మనము 2 విధాలంగానూ ఉంటాం గదా!
అయన్నీ కూడాను. అవును. దాని తర్వాత మా సోషల్ సారు ఇలానే ఆహ్, ఏం జెప్తున్నారనంటే ఒక సైన్స్ ప్రాజెక్ట్ జేయాల్సొచ్చింది. సైన్స్ కాదు సోషల్ సారీ సోషల్ ప్రాజెక్టు.
హ్మ్. మళ్ళీ ఓకే.
ఆహా! ఆ సోషల్ ప్రాజెక్ట్‌కి వోల్కానో చేద్దావని జెప్పేసని మట్టి దీసుకొచ్చేసి ఒక బస్తాడు మట్టి దెప్పించారు. ఎందుకు సారు బట్టా యం బ బట్ బస్తాడు మట్టి చెప్పిచ్చారని జెప్పేసని అడిగితే, "ఇలాగా వోల్కానో జెయ్యాలి" అని జెప్పేసన్నాడు. సారు మట్టి కరిగిపోద్ది గదా! మరి నీళ్లు పోసినప్పుడు అని జెప్పేసనంటే "అరెరే! ఇది నాకు తట్టనే లేదే!" అని జెప్పేసనన్నాడు. మరేం జెయ్యాలిప్పుడు? రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళు చెక్కిద్దామా అన్నాడు? సారు ఊరుకోండి సారు రాళ్ళు గీల్లు అనంటారు. పాస్టర్ అఫ్ పారిస్ అనేదొకటుంటది సారు మా నాన్న టాపి పని జేపిస్తాడని చెప్పా కదా! నీకు.
హ్మ్. అబ్బా! అసలు నిజంగా మీ నాన్నగారు చేసే ఆ వృత్తిలో మీరు తెలివి భలే వరకు దెచ్చుకున్నారండి. ఆ! సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నా ఏమన్నా గూడా ఆ పద్ధతులు మీరు నిజంగా చాలా చక్కగా వాడేస్తున్నారు.
వాడేస్తున్నానా మొత్తం అంతా గూడాను? ఆ! అయితే ఆ! అదే గదా! <chuckles> అప్పుడప్పుడే సీలింగులనేయి మొదలైనాయన్నమాట. పాస్టర్ ఆఫ్ ఫిరిసు పాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్స్.
ఏదైతేనేమి. ఓకే. ఆ ఇయర్‌లోనే ఆ ఒక కొత్త న్యూ మెథడ్స్ స్టార్ట్ అయ్యాయి.

కానీ, అది ఏదైతే చేసానో దాని వల్ల ఫస్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ స్కిట్. ఎవ్వరికీ అర్థం గాకపోయినా గాని, ఒచ్చిన పేరెంట్స్ అందరికి గూడాను నవ్వుకున్నారు కాసేపు. చేసిన దాని ప్రకారం.
హ్మ్. అయితే ఆ కాన్ఫిడెన్స్ అయితే మీరు ఆ ఎక్స్‌ప్రేషన్స్ చక్కగా ఇచ్చుంటారైతే.
ఆ! ఎక్స్‌ప్రేషన్స్ ఇస్తాను, ఎక్స్‌ప్రేషన్స్ లేకుండా అసలకి నా వల్ల కాదనమాట. ఆహ్, చాలా వరకు
మే బీ మీరు ఆ ఒక ఇం ఇంగ్లీష్ విధానం గూడా, మీ సారులన్నారు గదా, వాళ్ళని కాస్త ఇమిటేట్ జేసినట్లు అలాగ జేసిండే అట్లా, ఆ సారోళ్ళు గూడా కాస్త నవ్వుకుంటూ, అలా ఉండుంటది.
అవును. అవును. చాలా వరకు బావుండేదన్నమాట అలాగా. కానీ ఆహ్, దాని తర్వాతే అర్థమైంది. నీలో టాలెంట్ ఇదొక్కటే కాదు నాన్న, నువ్వు రాయగలవు అని చెప్పేసని అర్థమైంది నాకు.
ఆ! హ్మ్. ఆహా! ఓహ్! మల్టీ టాలెంటెడే ఉన్నట్టు ఉండరె.
డైలాగులనేది నువ్వు రాయగలవు నీ అంతటికి నువ్వు అని జెప్పేసని.
ఆ!
దాని కోసం ఏం జేశాను, అప్పుడప్పుడే రిలీజ్ అయిందన్నమాట ఏం సినిమా, 'గబ్బర్ సింగ్' రిలీజ్ అయింది.
ఓకే. అయితే 'గబ్బర్ సింగ్' అంటే అప్పడికన్నా 'జబర్దస్త్' <chuckles> ఒచ్చిందంటారా, స్కిటుల అలవాట్లు వీటివల్ల డై డైరెక్షన్ టీమ్ ప్రకారంగా ఎళ్ళిపోతున్నారా?
2012. అది. ఆ! పంచులు, ప్రాసలు అని చెప్పేసని, అంటే ఒక పదం నుంచి ఇంకొక పదంకి, ఎలాగా తీసుకురావాలి.
ఓకే. ఓకే.
ఆహా! నేను ఎలాగే రాసుకునేవాడిననుకున్న, కంటెంట్ ఉన్నోళ్ళ ఆహ్, కావాల్సినోళ్ళని కాదు కంటెంట్ ఉన్నోళ్ళని తీసుకురా అన్నట్టుగా కా, కా, ఇక్కడ. ఇలాగ పెట్టుకునే‌వాడిన్నాన్నమాట.
ఆహా! అవునవును. అంటే, దేంతో స్టార్ట్ అవుద్దో దాంతోనే ఎండ్ అవుద్ది అన్నట్లు అలా ప్రాసలు, ప్రాసలు.
ఆ! ఇయన్ని గూడాను ప్రాసలు, పంచులు అన్నీ ఉండేయి చూసావా? అయన్నీ కూడాను పట్టేసుకుంటూ ఉండేవాడిని అన్నమాట ఇయన్నీ.
ఆ! హుహు. అయితింకా మీ మాటలు గూడా అందరికి చాలా బాగా నచ్చేటివి అయితే.
హ్మ్.

ఎల్‌బెండ్లు కావాలి ఓకే. అయొచ్చేసినియి సమకూరినియి నాకు. ఒక నాలుగంగుళాల పైప్ తీసుకున్నాను. నాలుగంగుళాల పైప్‌కు నాలుగంగుళాల ఎల్‌బెండ్‌లు 2...
హ్మ్. ఓకే.
తీసుకొనీ అద్దం షాప్ దగ్గరికెళ్ళాను. అద్దం షాప్‌కెళ్లి అంకుల్ దీంట్లో పట్టాలంకుల్ మిర్రర్‌లనేయి ఎట్లా జేస్తారు, అని జెప్పేసని అడిగితే, "దేనికి నాన్న అని జెప్పేసి" అన్నాను. పెరిస్కోప్ అంకుల్ అన్నాను. 'పెరిస్కోప్' అంటే అన్నాడు. ఇటు నుంచి జూస్తే అట్లా కనబడద్దని జెప్పేసన్నాను నేను. 'అవునా?' అయితే అని జెప్పేసని కట్ జేసిచ్చాడనమాట. నేను చెప్పిన దానికి ఆయనికి నచ్చీ ఆయన ఫ్రీగా ఇచ్చేసాడు అద్దాలు.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అరె! నిజంగా సూపరే! ఇది మాత్రం. హ్మ్.
అది. ఆ! చేశాను. తీసుకెళ్ళి క్లాస్‌కి తీసికెళ్తే ఒక్కొక్కల క్లాప్స్.
క్లాప్సేంటి, విజిల్స్ గూడా బడతాయి అసలు టీచర్స్ నుండి.
దానికి ముందల మా ఫ్రెండ్ కార్డ్‌బోర్డ్‌తోటి ఏదైతే ఉందో, కార్డ్‌బోర్డ్‌తోటి చేసి తీసుకొచ్చాడు గానీ నేనేంటి దాని లోపల స్క్వేర్ షేప్‌లో అద్దాలు పెట్టకుండా, రౌండ్ షేప్‌లో పెట్టాననమాట.
హ్మ్. ఓకే. అంటే మీ పైప్‌కి తగ్గ షేపుల్లో.
ఎగ్జాక్ట్‌లీ అన్నామ్ అది. ఇక్కడ ఆ ఐడియా కూడా నాకే ఒచ్చింది. రౌండ్‌గా పెడితే ఇక్కడా వాడు స్క్వేర్ షేప్‌లో బెట్టాడు అదేలా కనబడుతుంది, కట్టైపోతుంది. నేను రౌండ్ షేప్‌లో బెడితే ఇక్కడ నేను చూసినప్పుడు రౌండ్‌గానే కనబడతాయి గదా! అని చెప్పేసనుకొని ట్రై జేశాననమాట నేనది.
హ్మ్. హ్మ్. అవును. ఓకే. అంతే గదా!
అది గదా! ఒచ్చేసింది రౌండ్ షేప్‌లో ఒచ్చేసింది. హ్మ్. మా సారు ఉండేవాడాయన, మా సారు లేదూ ఒంగొబెట్టి ఒకటి పీకి నన్ను, ఏం చేసావురా అని జెప్పేసని అన్నాడనమాట. ఆయనకి నేనంటే ఇష్టమనమాట ఎలియా సారుకి.
మనం ఏ వస్తువు వాడితే ఆ షేపు. హ్మ్. ఆ! ఆ! ఓకే. సంతోషం ఒచ్చినా మీ మీద కోపమొచ్చినా ఒక దెబ్బ
సంతోషం ఒచ్చిన గొడతాడూ, బాధొచ్చిన గొడతాడు, కోపమొచ్చిన కొడతాడాయన. అంతే ఇంక. ఆ! నవ్వుతా దగ్గరికి దీసుకొని ఆ! అలా చేశాడనమాట. అదీ ఇంక చిన్నప్పుడు అంటే 2005, 2006 ఆ టైమనంటే దగ్గిర, దగ్గిర ఒక ఐదో, ఆరో తరగతి చదువుతున్నట్టున్నాను నేను.
సరిపోయింది. మీ సారు, సారు సూపర్‌గా ఉన్నారు. హ్మ్. హ్మ్.